ఆ! అండి. నేను ముందుగా చెప్పినట్టు, ఇప్పుడు ఫీచర్స్ పెరిగాయని చెప్పాను కదా! ఒకవేళ నేను ఎక్కువ సమయం నేను నా పనీ ఆహ్, ఫోనులో చేస్తున్నాను, ఇంకా ఆ పని ఇంక కూడా నేను కంప్లీట్ చేసెయ్యాలి అనే కొన్నిసార్లు నేను కూర్చునిపోతాను. ఆ టైంలో ఏంటంటే, ఒకటి నా హెల్తయినా పాడైపోతుంది. నా పని కంప్లీటవ్వాలని నేను చూస్తాను కానీ, హెల్త్ విషయంలో పాడవుతున్నప్పుడు నేనేంటంటే, లాక్ వేసేస్తాననమాట, అంటే, ఈ పట్ ఈ సమయంలోనదీ ఇంక మూసిపో మూసివయిపోద్దనమాట. మనవింక ఓపెన్ చెయ్యం. ఆ! లాకైపోతుంది. అంతే.
హ్మ్. <giggles> ఆటోమేటిక్‌గా లాకయిపోయే విధంగా ఉపయోగిస్తున్నారు. ఓకే.

అంటే అక్కడ నేను ఇందాకులన్నాను కదా! ప్రయారిటీ అని, ఎమర్జెన్సీ కాల్సైయితే మనం లిఫ్ట్ చేస్తాం. అంటే ఆ! టైంలో ఇంకా అది తప్పనిసరిగా మనం చెయ్యాలి అన్నప్పుడు మాత్రం నేను దానికి అది కంప్లీట్ అయిన తర్వాత, అది ఇంకో పనికి వెళ్తాను గానీ, డిస్ట్రాక్షన్సైయితే వస్తాయి అది కామను. కాకపోతే ఇప్పుడు మనం ఒక ఆహ్, ఇంకా ఈ పనిని మనం కంప్లీట్ చేసి ఇంకో పనిలోని అంటే అదిక్ అలాగని పక్కన పెట్టుకోకుండా, దాన్ని కూడా మన టైం షెడ్యూల్లోని మనం దాన్ని ఒక భాగం కింద పెట్టుకొని, మనం ముందుకెళ్తే, అది కంప్లీట్ అవుతుంది, ఇది కూడా పూర్తవుతుంది. అంటే 2 సమానంగా బాలన్స్ చేసుకొనేళ్తే బావుంటుంది.
హ్మ్. హ్మ్. అవునండి. అంటే మీరేప్పుడూ స్క్రీన్ మీద ఎక్కువ టమయం సమయం వేస్ట్ చేయలేదా? ఇప్పటివరకు?